ఈ రోజుల్లో మనం చూస్తుంటే, పాపం చిన్న చిన్న పిల్లలకి కేజీ కేజీ బ్యాగ్‌లేసి పంపిస్తున్నారు. అంటే, వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఆ బ్యాగు‌ల్లాగే బాగా బరువెక్కిపోతుందనమాట. ఎందుకంటే వాళ్ళ వయసుకు మించి చదివేస్తున్నారు, వయసుకు మించి ఆహ్, వాళ్ళ పాఠాలు వింటున్నారు. అయితే, ఈ మానసిక పరిస్థితి అనేది ఆహ్, ఎంత ప్రాధాన్యం ఇవ్వాలంటారు పేరెంట్స్‌గా అయినా లేదా టీచర్స్‌గా అయినా స్కూల్‌లో? మీరైతే ఏ విధంగా మీ పిల్లల్ని ఆహ్, అంత స్ట్రెస్‌కి గురవ్వకుండా చూసుకుంటున్నారు. చెప్పగలరా కొంచెం?
హ్మ్. నిజం. హ్మ్. నిజంగా అండి. ఇది మటుకు పెద్ద అదేంటి సవల్‌లాగా అయిపోయింది పేరెంట్స్‌కి. <chuckles> ఆ! మెయిన్‌గా ఎక్కడంటే ఇక్కడ సిటీస్‌లో ఎలా ఉందంటే ఇంకా చదువు, చదువు, చదువు. చదువుతో పాటు ఏంటంటే మళ్ళీ ఆహ్, అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఉండాలి పిల్లలకి. ఏదన్నా లేకపోయినా ఏంటో తక్కువగా చూసేయడం, ఇట్లాంటివి ఎక్కువైపోయినయి ప్రస్తుతానికైతే.
నిజమే. మాములుగా కాదు. హ్మ్. హ్మ్! అంటే పాపం అది వాళ్ళ వయసుకు మించినది కదండీ. వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి అసలెలా ఫీల్ అవుతారు?
నిజంగా! యాక్చువల్లీ నాకు ఒక బాబు ఉన్నాడు 6 ఇయర్స్. ఇప్పుడు ఫస్ట్ క్లాసూ. వాళ్ళకి ఎంటే ఎల్‌కేజీ, నర్సరీ నించే ఎలా ఉంటదంటే ఆహ్, పీటీఎం‌లు మరి అంటే ర్యాంక్స్ అనమాట అంటే ర ఎలా చదు‌
హ్మ్. అయ్యబాబోయ్! ఎల్‌కేజీకి. హ్మ్.
ఆ! ఎల్‌కేజీ, నర్సరీ‌కే, నర్సరీ‌కి స్టోరీ టెల్లింగ్ ఉండాలి వాళ్ళకి.
హ్మ్. హ్మ్.
ఇదేంటంటే ఆహ్, అదే తెలియకుండా పిల్లల మీద చాలా ప్రెషర్ పడిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అని చెప్పా గదా! వాడికి ఇప్పుడే ఆహ్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఫుడ్ పైప్ ఇట్లాంటివి వర్డ్స్. అంటే, ఈ మనం అప్పుడు ఎట్లా ఉండేదంటే ఆహ్, ఫిఫ్త్ క్లాస్‌లోనో, సిక్స్‌త్ క్లాస్‌లోనో వచ్చేదేమో నాకు తెలిసి.
హ్మ్, <clicks tongue> అవును. హ్మ్. ఆ! ఆ క్లాస్‌లో చదివినా గాని, మనకు అసలు అప్పుడికి ఏం తెలిసేవి <chuckles> గాదులెండి. ఎనిమిదో తరగతి, ఎనిమిదో తరగతిలో ఉండేది. ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని చెప్పేసి అప్పుడు తెలిసేది కొంచెం
అవును. అవును. డైజెస్టివ్ అవును. హుహు. అసలు ఇప్పుడే ఏంటంటే వాళ్ళకి క్యాట్, బ్యాట్ స్పెల్లింగ్‌లే తగ్ తక్కువనుకుంటే ఇవన్నీ బెట్టి మళ్ళీ ప్రతి మ్ ఆహ్, వీక్ స్లిప్ టెస్ట్‌లు. ఆ రోజైన క్లాసెస్ అన్నీ స్లిప్ టెస్ట్‌లు. మళ్ళీ వ 1 మంత్‌కి అసెస్మెంట్స్, టర్మ్ ఎగ్జామ్స్ దీంతో పాటు మళ్ళీ థీమ్ అసెంబ్లీస్ అని ఒక టాపిక్ ఇస్తారు. 10 రోజులకు ఒకసారో, లేపోతే వారం రోజులకి ఒకసారి, ఒక్కొక్కసారి ముందు రోజే పంపిచేస్తారు. ఇప్పుడు <swallows> మొన్న ఏంటి మా బాబుకి ఎటికెట్ అని ఒక వర్డ్ పంపారు. దాని గురించి రేపు స్టేజ్ మీద చెప్పాలి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యబాబోయ్! హ్మ్. ఆ! వామ్మో! 6 ఆ! 6 సంవత్సరాల పిల్లోడికి ఒక పదం ఇచ్చేసి దాన్ని గురించి మాట్లాడాలని చెప్పారా?
హ్మ్. మాట్లాడాలి స్టేజ్ మీద అది మళ్ళి రేపే. ఇట్లా ఏంటంటే అది తెలియకుండా వాళ్ళకి ఇప్పుడు స్కూలోల్లు చెప్పారు కదా! అని మనం వాళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నాం. చదువు, చదువు, చదువు రు మళ్ళీ రేపు స్టేజ్ మీద చెప్పాలంటే తెలియక అంటే అప్పటిదాకా వద్దులే పాపం ఇట్లా చదివిచొద్దులే అని అనిపిస్తది. ఇది ఇదేంటంటే వాళ్ళు మన మీద చూపిచ్చడం, మనం వాళ్ళ మీద చూపిచ్చడం అది తెలియని ఆహ్, నిజంగానే మెంటల్ స్ట్రెసే అనుకోవచ్చు.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. మరి ఏం చేస్తూ ఉంటారు. ఇంత ఒత్తిడి ఎక్కువైపోతు ఉంటుంది కదా! పాపం ఆ చిన్నపిల్లలకి. మీరైతే ఏం చేస్తూ ఉంటారు, కొంచెం తగ్గించడానికి ఆ ఒత్తిడిని?
నిజంగా. నేనైతే ఎక్కువ ఫోర్స్ చెయ్యనండి. అంటే చదువు విషయంలో నేను, మా హస్బాండ్ ఏంటంటే ఆ చదువు ఒక్కటే కాదు వాడి ఆహ్, ఫ్యూచర్‌ లో ఇప్పుడు లాస్ట్ బెంచ్ వాళ్ళే ఫై పైకొచ్చేజ్ నా కథలు చాలా ఉన్నాయి. అంతెందుకు ఎగ్జాంపుల్ మా హస్బాండే అనుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు చదువు ఒక్కటే కాదు ఏదో ఒకటి ఉంటుంది. బ్రతకగలిగితే చాలు అనే ఇదిలో ఉంటాం మేము. కానీ అలా అని కంప్లీట్ చదివిచ్చకుండా ఉండను గాని చదివిస్తాను. ఎలా అంటే రోజుకొక 45 మినిట్స్ మించి ఎక్కువ చదివిచ్చను నేను.
హ్మ్. నిజమే. అవును. హుహు. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. మంచి పద్ధతి ఇది. <giggles> అంటే మళ్ళీ అక్కడ చదివి, ఇక్కడ చదివి పాపం వాళ్ళు ఏమైపోతారు. హ్మ్.
అంటే దానికి నిజంగా, నిజంగా. దానికి నిజంగా ఏంటంటే, ఒక 45 నిమిషాల తర్వాత, వాళ్ళకి అసలు మైండ్‌లోకి ఎక్కదు నాకు తెలిసి. ఏదో చదవాలన్నట్టు. దీంతో పాటు ఎట్లా అంటే, ఇప్పుడు ప్రతి పేరెంట్స్ అంతెందుకు మేమైనా గాని ఆహ్, ఏ క్లాస్‌లో యేయ్యాలి. చెస్సా లేకపోతే బ్యాడ్మింటనా లేకపోతే బాస్కెట్బాలా, ఇవి ఎక్కువైపోతున్నాయి. మాక్కూడా అంటే నేను, నా గూడా చెప్తున్నాను యాక్చువల్లీ ఎ అంటే హ్మ్. అంటే ఏ క్లాసు లేకపోతే ఏమి రాదేమో బాబుకి, అందరిలో కన్నా చిన్న అంటే అదేంటంటే చులకనగా చూస్తారేమో, ఈ భావన ఎక్కువైపోతుంది పేరెంట్స్‌కి కూడా.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవునా? హ్మ్. నిజమే అండి. అంటే ఇప్పుడు ఇదే అడుగుదాం అనుకుంటున్నా. ఏంటంటే, మా పిల్లడు ఆహ్, ఒక పిల్లోడు అన్నిట్లో ఎలా పర్ఫెక్ట్ ఉంటాడండి? వాలీబాల్ ఆడాలంటారు, డ్రాయింగ్ గీయాలంటారు, మళ్ళీ పెయింట్లు యేయాలంటారు. ఇలా ఇన్ని రకరకాల పనులు ఒక్క మనిషితోనే అవ్వవు కదా! మరి పేరెంట్స్ కూడా కొంచెం ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఈ జనరేషన్‌లో. మీరైతే ఏమంటారు? మీరైతే ఏం పద్ధతులు వాడుతుంటారు అంత స్ట్రెస్ పెట్టకుండా పిల్లలకి?
హ్మ్. హ్మ్. అవునవును. నిజంగా, నిజంగా. అవునవును. నిజంగా. హ్మ్. నేనైతే అ వ స్టడీస్‌లో అంత లేదండి, అండ్ క్లాసెస్‌లో గూడా నేను ప్రెజెంట్ ఇప్పుడు ఏమి 2 మంత్స్ అయింది బాబుకి క్లాసెస్‌ కూడా ఏమేమి పెట్టకుండా, ఇదివరకు చెస్‌కి వెళ్ళేవాడు. అంటే ఏదో ఒక్కదానికే బెడతాను. రొం ఆహ్, 2, 3, 4 ఇట్ల అయితే వాళ్ళకి దేంట్లోన ఇది ఉండదు. సో, అట్లా కానీ వీళ్ళ స్కూల్‌లో నేను ఒకటి చూసాను. ఏంటంటే, బాబు ఫస్ట్ క్లాస్ అని జెప్పా కదా!
హ్మ్. ఆహా! చెస్ అంటే హ్మ్. హ్మ్. అవును, అవును. హ్మ్.
ఆ! ఓకే. సెకండ్ క్లాస్ పాప. ఆ పాప వాళ్ళ మదర్ ఏంటంటే, పోయిన ఇయర్ వరకు కెనడాలో ఉండేవాళ్ళు వాళ్ళు. మొత్తం ఫ్యామిలీ అంతా...
ఓకే. ఆ!
అయితే, ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, కంప్లీట్ ఇండియా షిఫ్ట్ అయిపోయారు. మదర్, ఇద్దరు డాటర్స్. వాళ్ళ హస్బాండ్ కెనడాలోనే ఉంటారు. వీళ్ళు ముగ్గురు కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోయారు ఇండియా. అంటే, ఫ్యూచర్‌లో ఆయన కూడా వచ్చేద్దాం అనే ప్లాన్‌తో. అయితే ముందు వీళ్ళు వీళ్ళొచ్చేసారు ఇండియా‌కి...
హ్మ్. ఆ! అదే, అదే అర్థమైంది. ఆ!
సో, ఇంకా వీళ్ళు స్కూల్‌లో జాయిన్ చేసారు. అంటే నేను, వీళ్ళ ఒక్క స్కూలని చెప్పట్లేదు. స్కూల్ కరిక్యులమ్ చెప్తున్నాను.
ఆ! అదే అర్థమవుతుంది. వాళ్ళ టైమ్ టేబుల్ అన్నమాట. వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి హ్మ్. చెప్పండి. హ్మ్.
హ్మ్. అవును. అవునవును. అయితే ఆ పాప ఇక్కడ ఏంటంటే, సెకండ్ క్లాస్ పాప. అంతా ఫస్ట్ బానే ఉంది. ఆహ్, మళ్ళీ ఆ పాపకి ఎలా ఉంటదంటే, డైలీ రొటీన్ ఆహ్, స్కూల్ నుంచి ఇంటికెళ్ళిపోయాక ఒక 1 అవర్ తర్వాత ఆహ్, హోమ్ వర్క్స్, చదివించడం ఇట్లా చేయిస్తదంట వాళ్ళ మదర్.
హ్మ్. హ్మ్. ఓహ్! మంచి పని. ఆ!
హ్మ్. చేయించాక 7కే పడుకోబెట్టేస్తది. ఫుడ్ అంతా అయిపోయి. 7కే పడుకుండి పోతారు పిల్లలు.
ఆ! ఇదేదో బాగుంది. మంచి పద్ధతి. ఆ!
హ్మ్. హ్మ్. కానీ పొద్దున్నే ఆహ్, 5కి సెకండ్ క్లాస్ పిల్ల 5కి కాదు సారీ, 4:30 ఆర్ 5కి ఆహ్, లే ట్యూషన్.
అమ్మో! ఆ!
పొద్దున్నే 4:30కో, 5కో ట్యూషన్. స్కూల్ మళ్ళీ 7:30 వరకే. అంటే 6:30 వరకు ట్యూషనే ఉంటుంది వాళ్ళకి. ఇద్దరికి.
ఆ! వామ్మో! అంటే ఆ వయసుకి అవసరం అంటారా? ఇప్పుడు ఆ పిల్ల చదువుతుంది రెండో తరగతే.
హ్మ్. రొండో తరగతి. అవును.
ఆహ్, ఆ పిల్లకి ఆహ్, ఆ వయసు పిల్లలకి షుమారు కనీసం ఒక 8 టూ 10 గంటలు నిద్రుండాలంటారు. అంత నిద్ర పోకపోతే ఏంటంటే వాళ్ళా బ్రెయిన్ సరిగ్గా పనిచెయ్యదు. వాళ్ళకి ఏవి ఇష్టమో వాళ్ళకి తెలీదు అసల.
అవునవును. నిజంగా. అంటే నిద్ర సరిపోతుంది మీకు ఇక్కడ చూసుకోండి. ఆవిడ 7కే పడుకోబెడతదీ. కానీ ఫ ఫైవ్‌కి ఆర్ 4:30కి లేపిద్ది.
హ్మ్. ఓకే. అంటే
కాకపోతే ఏంటంటే పొద్దున్నే అంటే పిల్లలు స్ 2 ఇయర్స్ అంటే ఎంతండి 7 ఇయర్స్ పిల్ల, పాప.
అవును. సెకండ్ అంటే అంతే ఉంటుంది మరి వయసు. హ్మ్.
హ్మ్. అంతే ఉంటుంది. ప్లస్ ఇది కాకుండా ఏంటంటే స్కూల్లో చెప్పా గదా! వీళ్ళకి ఎట్లా ఉంటాయి అనేదీ. అసెస్‌మెంట్స్ అని, స్లిప్ టెస్ట్‌లు అని, థీమ్ అసెంబ్లీస్ అని మళ్ళీ ఒకళ్ళ ముందు ఒకళ్ళు చెప్పాలి. సడన్‌గా కోఆర్డినేటర్ వచ్చి ఇది రాయమంటారంట బోర్డ్ మీద. సో రాయాలి. చెప్పకపోతే చెప్పలేదని మళ్ళీ పేరెంట్స్‌కి కంప్లయింట్స్.
హ్మ్. హ్మ్. అదే కదా! అసలు ఈర్ ఈ కాలంలో స్కూల్స్ వ్యవస్థే మారిపోయింది. ఏదో చదివామంటే చదివాం మనం. అయితే అండీ ఈ రోజుల్లో గమనిస్తే ఏమవుతుందంటే పిల్లలకి చిన్న చిన్న పిల్లలకు కూడా ఛాయిస్ ఇవ్వడం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పుతున్నారు. అది నిజానికి మంచి విషయమే. అంటే నాకద్ నాకు ఇది ఇష్టం అమ్మా అని చెప్పేసి ధైర్యంగా పిల్లలు చెప్పగలుగుతున్నారు. అయితే మీరు కూడా మీ పిల్లలకి అంతే స్వతంత్రం ఇచ్చి వాళ్ళకి ఏది నచ్చిందో అదే చేయనిస్తారా? ఎందుకంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి అనేదీ చాలా చక్కగా ఉంటుంది.
హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. హ్మ్. అవునవునవును.
మీరైతే ఏ విధంగా డీల్ జేస్తూ ఉంటారు మీ పిల్లలు విషయంలో?
హ్మ్. ఛాయిసెస్ అయితే నేనిస్తానండి. అంటే కంప్లీట్ ఫ్రీడమ్ అయితే ఉంది. ఏంటంటే మా బాబు తప్పు చేసినా నా దగ్గరికి వచ్చి చెప్పే అంత ఫ్రీడమ్ అయితే ఇచ్చాను నేను. సో...
హ్మ్. అబ్బబ్బబ్బా! ఎంతమంది ఉంచుతున్నారండీ ఇలా. అవును.
అదైతే ఉందీ. ఆహ్, నేను ఇందాక జెప్పా గదా పాప అయితే ఆ పాపకెమైందంటే ఆహ్, సడెన్‌గా స్టమక్ పెయిన్ వచ్చింది.
హ్మ్. ఆ!
స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్‌కెళ్ళారు. హాస్పిటల్‌కెళ్తే ఒక 1 మంత్, 1 ½ మంత్, 20 డాక్టర్స్ దగ్గర చూయించిన ఏమి ప్రాబ్లమ్ అస్ ఆహ్, అసలా తెలియట్లేదు, మొత్తం. చూసినా కూడా. అయితే వాళ్ళు కెనడా‌లో ఉంటారని జెప్పా గదా! కెనడా డాక్టర్స్ కూడా పంపించి రిపోర్ట్స్, వాట్ ఇజ్ వాట్ అని తెలుసుకొని అంతా చూసేసరికి ఒక 1 ½ మంత్‌కి డయాగ్నోస్ అయింది ఏంటంటే, పాప స్టమక్‌కి మైగ్రేన్ అంట...
ఓకే. ఆ! హ్మ్. అవునవును. హ్మ్. అయ్యబాబోయ్!
స్టమక్‌కి. అంటే, దానికి ఒక టెర్మినాలజీ చెప్పారు. అవునవును. <smacks lips> అంటే మనం మైగ్రేన్ అంటే తల‌కనుకుంటాం. ఎప్పుడు కడుపుకి అంటే, <chuckles> కడుపులో నొప్పి వేరు.
ఆ! అంత చిన్న వయసులో? అవునవును. నిజంగా నేనైతే వినలేదు మరి. ఆ!
అవును. సో, ఇది ఏంటి కడుపులో నొప్పికి మ అంటే దానికి ఇంకొక పదం ఏదో ఉందండి యాక్చువల్లీ. బట్ అదైతే ఇలాంటిదే మైగ్రేన్ ఒక పక్క. అపెండిసైటిస్ కాదు. హ్మ్. అయితే మైగ్రే ఆ! అదే దేనివల్ల అంతా కనుక్కుంటే స్కూల్‌లో ఇట్లా మానసిక ఒత్తిడి, చదవలేక. ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదండీ అబ్రాడ్ నుంచి వచ్చారు. పోయిన సంవత్సరం దాకా వాళ్ళకి ఆ స్టడీస్ అలవాటు అయిపోయినయి. <smacks lips> అంటే వాళ్ళకి ఒక కంఫర్ట్ ఉండేది గదా! అక్కడ. అంటే, ఇట్లా ఫోర్స్ చేసి మీరు చదవండి, చెయ్యండి, ఇట్లాంటివి లేవు. కానీ ఒకేసారి తీసుకొచ్చి ఇక్కడ ప పడేసరికి వాళ్ళకి ఏంటంటే, అది ఒత్తిడి తట్టుకోలేక, ఇట్లా కడుపులో నొప్పి ఇది వచ్చింది. ఇట్లా బెంగళూరు‌లో కూడా ఒక కేస్ డయాగ్నోస్ అయింది రీసెంట్‌గానే.
హ్మ్. అదే అదే. ఆ! దేనివల్ల అంట అది? హ్మ్. అమ్మో! హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అసలా ఎంత దారుణం అండి. అంత చిన్న, చిన్న పిల్లలకి మానసిక ఒత్తిడి ఎంత ఎక్కువైతే అలాంటి రోగాలు వస్తాయి జెప్పండి.
హ్మ్. నిజంగా. అంటే తెలియని రోగాలండి మనకి. అంటే తెలిసి తెలిసినవి కూడా కాదు. అందులోను ఇంట్లో వాళ్ళ అమ్మ పొద్దున్నే లేపి, ట్యూషన్‌లని ఇట్లా స్కూల్ కాకుండా ఇంట్లో గూడా. ఇంకా మరి వాళ్ళు‌కి హ్మ్.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవునవునవును. హ్మ్. అయితే హ్మ్. మీరు ఇవన్నీ చుట్టుపక్కల చూస్తున్నారు గదా! ఇంత స్ట్రెస్‌కి గురయ్యి ఇన్ని వస్తుంటే, మరి మీ బాబుకి ప్రత్యేకంగా తీసుకున్న జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా? ఈ, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా అవ్వచ్చు, లేదా మెడిటేషన్ అవ్వచ్చు ఇలాంటి పద్ధతులు ఏమన్నా పాటించారా?
అవును. హ్మ్. యోగా చేస్తాడండి. అంటే నేను గూడా చేస్తాను యోగా. అంటే యోగా చేయను కానీ కొంచెం, నార్మల్ స్ట్రెంథెనింగ్ ఎక్ససైజెస్, బ్రీతింగ్ ఎక్ససైజెస్ చేస్తాను. నాతో పాటు సాటర్డే, సండే పక్కన మ్యాటేసుకొని చేస్తాడు. బట్, ఈ మానసిక ఒత్తిడి అంటే, నేను ఎక్కువ ప్రెషర్ ఇవ్వనండి. అంటే వాళ్ళకి ఎక్కువ నేను ఆహ్, ఆ 45 మినిట్స్ తప్ప నేను ఎక్కువ ఆహ్, ఫోర్స్ చేయను ఆడుకోవడానికే పంపిస్తాను. ప్లస్ ఏంటం
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. మంచి పద్ధతి. హ్మ్. హ్మ్. హ్మ్. చాలా మంచి పద్ధతి అది. హ్మ్.
మా బాబుకేంటంటే ఆహ్, బై బర్తే ఆ విజన్ అనేది తక్కువ ఉందని, డయాగ్నోస్ అయింది. కంటి చూపు...
ఓహ్! ఆ!
అది మాకు 4 ఇయర్స్‌లో తెలిసింది. అది బై బర్తే ఉందని అప్పుడు తెలియలేదు. ఆ! అదేంటంటే, కళ్ళు అంటే -16, -12 సైట్. అసలు స్క్రీన్ గూడా చూడడు. ఇంక స్క్రీన్ చూసుంటే, ఇంకా ఎక్కువ వచ్చేదేమో అన్నారు. ఆ స్క్రీన్ గూడా చూడడు. కానీ, ఇంకా అలా ఉండేటప్పటికి ఏంటంటే కార్నియా కనుగుడ్డు ఉంటది చూసారా. అది ఒత్తిడికి గురైతే, చాలా ప్రమాదం అని మాకు చెప్పారు.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. ఆ! ఆహా! ఆ! ఇంక అందుకని హ్మ్. మంచికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హ్మ్. సో అవును. మేమసల అంటే అప్పటికే లేదు మాకు, ఇట్లా బలవంతంగా చదువు అనేది. కాని అప్పటి నుంచి కూడా మేము ఫోర్స్ చేయడం మానేసి, నేను ఇంకా స్కూల్లో కూడా లెటర్ పెట్టేసి, వాటి రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేసి, వాడు చదివినంతే చదువుతాడు. అంటే వాడి బిహేవియర్ బాగోకపోతే చెప్పండి. అంతేగాని చదు చదువు విషయంలో మటికి కంప్లెయింట్స్ రావొద్దు. ఎలా అంటే ఎల్‌కేజీ, యూకేజీ కూడా రెమెడియల్ క్లాసెస్ అని ఉంటాయి వీళ్ళకి.
హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బా! అవును. హ్మ్. హ్మ్. అమ్మో! ఏంటో కొత్త కొత్త పదాలు. <chuckles> ఇయన్నీ మేము బి‌టెక్‌ల్లో కూడా చూసుండ్లా.
అంటే అసలా. నిజంగా. అంటే వాళ్ళు రాయడం ఇప్పుడు మా బాబు ఆ చూపు ద్వారా కొంచెం ఆహ్, రాయడం చాలా నీట్‌గా రాస్తాడు. కానీ స్లోగా రాస్తాడు. ఇప్పుడు స్లో‌గా రాస్తే రెమెడియల్ క్లాసు. అట్లా కొన్ని కొన్ని ఆహ్, అది ఆహ్, బాగా చదవకపోతే రెమెడియల్. ఇట్లా ఏంటంటే వాళ్ళకి ఉన్న స్కూల్ కన్నా మళ్ళీ 2 ,3 గంటలు స్కూల్లో ఉంచాలంట.
ఆ! వామ్మో! ఆ!
అందుకని నేనైతే ఇట్లాంటియి ఏమి మాకు అవసరం లేదు. మీరు చప్ చెప్పేదాకా చెప్పండి. వా వాడిప్పుడు ఆల్రెడీ 95% వస్తది ఇప్పటికీ.
ఆ! ఇంక చాల్లేండి. ఇంక మరి ఇంకా ఆ 5% కూడా ఎందుకు రావట్లేదు? అని తిట్టే పేరెంట్స్ కూడా ఉన్నారు. కానీ మీరైతే మంచి పద్ధతులు ఫాలో అవుతున్నారండి.
ఆ! అదే కదా! <chuckles> నేనైతే స్కూల్లో చెప్పేసాను యాక్చువల్లి. అంటే బిహేవియర్ పరంగా బాగోకపోతే మా దాకా తీసుకురండి. లేకపోతే అసలు మా దాక తీసుకురావద్దు. వాడు రాయకపోయినా నేను ఇంటికొచ్చాక నేను కంప్లీట్ చేయించుకుంటాను. మీరైతే ఆహ్, క్లాస్‌లో ఫోర్స్ చేయొద్దు. అది చ వాడికి చాలా ఎఫెక్ట్ అవుద్దని పక్కా చెప్పేసాను ప్రస్తుతానికైతే.
అవును. ఆహా! ఎంత చక్కగా చెప్పారు. అంటే ఇలాగే ఉండాలండి. ఈ జనరేషన్ పేరెంట్స్ అనేవాళ్ళు ఇలాగే ఉంటే ఆ పాపకైనట్టు, ఇంకెవరికీ అవ్వదన్నమాట. పేరెంట్స్ అంటే ఈ రోజుల్లో ఇలానే పెంచాలి. అండ్ నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను. పిల్లల్ని మానసికంగా ఒత్తిడి తగ్గించాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి. చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడం. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు.
నిజంగా, నిజంగా. ధన్యవాదాలు.